అంత సాఫ్ట్ మ్యూజిక్ అండి. అంటే మనకి ఇన్ స్పెసిఫికు ప్లేలిస్ట్ కన్నా మీరు ఇంతకుముందు ఏ పాటనైతే ఎక్కువగా ఎంజాయ్ చేశారో అంటే లైకు ఉప్ కొంతమందికి ట్రావెలింగ్ పాటలంటే ఇష్టం. కొంతమందికి ఆహ్, మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టము. వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఉంటది. కానీ అది కనక వినగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు మళ్ళీ కంప్లీట్‌గా రికవర్ అయిపోయే చాన్సెస్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ ఈస్ హీలింగ్ యాక్చువల్లీ. సో అందుకని అది చాలా ముఖ్యం అని నేననుకుంటాను. సో ఈ బర్నౌట్ టైమ్‌లో కావాల్సిన ఫ్రెండ్‌కి కానీ లేదంటే కావాల్సిన ఒక ఫ్యామిలీ మెంబర్‌కి కానీ లేదా అతి ముఖ్యమైన ఎవరైనా ఒకళ్ళకి ఫోను చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడినా లేదా వాళ్ళ సిట్యుయేషన్ మళ్ళీ చెప్పినా ఆబ్వియస్‌గా చాలా చాన్సెస్ ఉంటాయండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. కూడా అందులో నుంచి బయటికి రావచ్చంటారు. హ్మ్.